ఆ! చాలా జరిగాయండి, నాకైతే ఫస్టు మెంటల్ హీలింగ్ కోసం బయట పడ్డానికి నేను <smacks lips> అంటే నేను ఫస్టు నేను ఒంటరిగా కూర్చుంటానండి. ఎవరితో మాట్లాడను. లేదా నేను
అంతే. ఓకే. ఆ! అండి. అంటే ఏమన్నా సంఘటనలు అలా జరిగినప్పుడా అండి?
ఆ! ఏవైనా సంఘట జరిగినప్పుడు ఇట్లనే మెంటల్ హీలింగ్ <smacks lips> ఏదైనా కొంచెం నేను డిసప్పాయింట్ అయినా ఏదైనా విషయంలో ఇట్లా కొంచెం ఏదైనా <smacks lips> అంటే నాకు చెడు జరిగినా కొంచెం
అదే అదే అర్ధమైంది. ఓకే.
ఆ టైంలో నేను కొంచెం వాకింగ్‌కెళ్ళడం గాని, మ్యూజిక్ వినడం గాని, ఒంటరిగా కూర్చొని ఎవరితో మాట్లాడను. నేను ఎవరి కాల్స్ కూడా లిఫ్ట్ జేయనండి.
వద్దులెండి. ఆహా! ఓకే. <chuckles>
అలా ఉంటాను. ఉదాహరణ అంటే ఇప్పుడు ఫ్రెండ్షషిప్ విషయంలో గాని
ఆ! అండి.